ఓహో! అలా, అలా అంటే అలా అంటే, ఫస్ట్ టైమ్ మనకు అర్థం అవుతుందిది. ఈ మూవీ ఇలా ఉంది ఈ సస్పెన్స్ ఉంది. కానీ, నార్మల్‌గా చూస్తున్నప్పుడు మనకు అర్థం అవ్వదు అసలు దీంట్లో ఇంతా, ఇంత టెక్నికల్‌గా ఎలా ఆలోచించాడు, అసలు ఈ పోలీస్ ఆఫీసరు. ఈ స్టెప్స్ ఎలా తీసుకున్నాడు, అది అంటే సినిమాలో ఎలా ఉంటదంటే, ఒక మర్డర్ తర్వాత, ఒక మర్డర్ అవుతనే ఉంటది. ఒక ఫస్ట్ మర్డర్ ఒక ప్లేస్‌లో అవుతే, ఇంకో మర్డర్ ఒక 20 కిలోమీటర్స్, 30 కిలోమీటర్స్ డిస్టెన్స్‌లో అవుతూంటది. ఇక్కడ ప్లాన్ ఇక్కడ వర్క్ చేస్తూ ఉంటే పోలీసు, ఆల్రెడీ ఇంకొక దగ్గర మర్డర్ అవుతూ ఉంటది.
ఓకే. హుహు. హుహు. ఓకే. ఓకే. అంటే మీరు ఇందాక మీకు పోలీస్ అవ్వటమనేది ఇష్టం అన్నారు. అది మీ జీవిత ఆశయమన్నట్టుగా చెప్పారు గదా! ఆహ్, దీంట్లో ఈ సినిమా చూసినంత సేపు ఇప్పుడు మీరు చెప్పినట్లుగా ఆహ్, ప్రతి సీన్‌లో కూడా, ఏదో ఒక మర్డర్ అవుతాది దాని గురించి ఆయన ఇన్వెస్టిగేషన్ చేస్తా ఉంటాడని చెప్పారు గదా! అలా చేసే టైంలో మీరు ఆ కథతో పాటు‌గా సినిమాలు జరుగుతున్నంత సేపు మీరు దానితో పాటుగా మీరు గూడా ఆహ్, ఇట్లాగా కనుగొని ఇన్వెస్టిగేషన్ చేయటంగాని అంటే నేను ఎట్లా అంటున్నానంటే, మీరు గూడా దానితో పాటుగా, ఆయనతో పాటు ఆలోచించేసి ఇలా జరిగిందేమో! అలా జరిగిందేమో! అని చెప్పేసి మీరు గూడా ఆలోచిస్తారు గదా! అలా! ఆలోచించారా ముందుగానీ దాంట్లో మీరు?
అవును. అవును. అవును.
ఇలా జరిగుంటదేమో! ఆ సీన్‌లో వాళ్ వాళ్ళు చంపేసి ఉంటారు, వీళ్ళు చంపేసి ఉంటారని అనుకుంటాం గదా! మనం. అల్ అ హ్మ్.
హ్మ్. ముందుగా అవును. అవును. అవునువును. అలా అనుకుంటాము. అయితే ఈ మూవీలో, నేను అనుకున్న చూపించే క్యారెక్టర్‌లలో వీళ్ళు, వీళ్ళు చని చంపేస్తారేమో, ఇతనే క్రిమినలేమో అని నేననుకుంటున్నప్పుడు, ఒక్క నేను స్ట ఫస్ట్ టైమ్ చూసినప్పుడు ఓన్లీ 20, 30 పర్సెంట్ పర్సెంట్ కరెక్ట్ అయ్యాయి. మిగతా 70% అంతా డిఫరెంట్ ఉంది చాలా సస్పెన్స్ ఉంది.
హ్మ్. ఓకే. అంటే మీరు అనుకున్నట్టుగా అయితే కథ లేదు. అంటే చాలా, అంటే కొంచెం కష్టంగానే ఉంది మీరు క కనిపెట్టడానికి గూడా అయితే.
ఎక్స్పెక్ట్ చేయలేకపోయాను నేను. ఆ! అవును. అవును. కనిపెట్టడానికి కూడా ఉంటది. లాస్ట్ మనకి లాస్ట్ 5 మినిట్స్ మూవీలో, లాస్ట్ 5 మినిట్స్‌లో తెలుస్తుంది మనకి. ఇది ఎవరు చేశారు, ఎందుకు చేసారు అదంతా చూపిస్తారు.
హుహు. హుహు. అయితే ఈ మనకి సినిమా చూసేడప్పుడు, మనకి కొంచెం థ్రిల్లింగ్‌గా ఉండడానికి, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ గదా! మరి ఈ సినిమాలో మీకు ఆ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ దానికి సూట్ అయ్యేలాగా అనిపించిందా? మంచిగా ఆ గూస్‌బంప్స్ తెచ్చే సీన్స్‌లో కూడా మనకి కొంచెం మంచి మ్యూజిక్ అందించారని చెప్పేసి ఏమైనా అనుకున్నారా మీరు?
చ అవును. అవును. అవును. నేను చాలా అనుకున్నాను. అయితే దీని మూవీ మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసి మన 'సాలార్' డైరెక్టర్ మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నాడు గదా! అతనే. అతనే. అసలు సి సిట్యుయేషన్ బట్టి చాలా మంచిగా అసలు ఒక క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు, ఇన్వెస్టిగేషన్ రూపంలో, ఒక క్రిమినల్ చూస్తున్నప్పుడు అలాంటి మె బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌తో...
అవును. ఓకే. ఓకే. హ్మ్.
చాలా మంచిగా చూపించాడు. మనకి స్ ఆహ్, ఏమంటారు? దాని బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌తోని ఎలాంటి మూవీలో. నడుస్తుందో కూడా చెప్పగలిగే సిట్యుయేషన్ ఉంది మూవీలో.